ప్రతి ఒక్కరి జీవితాల్లో ఒక చిన్నయన్ చిన్న నిర్ణయం వారి జీవితాన్నే మార్చేస్తుంది. మానవులుగా ప్ర ఏదో ఒక నిర్ణయం ప్రతి ఒక్కరిలో నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. అలాగా మీ జీవితంలో మీరు తీసుకున్న ఒక నిర్ణయం ఏంటి? దాన్ని మీరు ఎలా మార్చింది? మీ అనుభవాలు మాతో చెప్పగలరా?
ఆ! అంటే, నాకు మ్యారేజ్ అయిందన్నమాట. సో, స్పెషల్‌గా చెప్పాలంటే గనుక ఈ నిర్ణయం తీసుకున్నది నేనే. అంటే, నా మ్యారేజ్ మ్యాటర్ మాత్రం. అంటే నాకు జస్ట్ అప్పుడు ట్వెంటీ వన్నే నాకప్పుడు ఏమీ తెలీదన్నమాట. అంటే ఓకే. నేను లవ్ మ లవ్ చేశానన్నమాట. నా మాది లవ్ మ్యారేజ్. సో ఏంటంటే, మా లవ్ మ్యాటర్ అనేది మా సిస్టర్‌కి తెలిసింది. సో, సిస్టర్‌కే కాకుండా ఇంకా మా ఫ్యామిలీలో అంటే ఇట్లా కొంచెం ఇబ్బందులు తనేంటంటే ఆహ్, లవ్ చేసి తర్వాత హ్యాండ అంటే హ్యాండిద్దామని జెప్పేసేసి అనుకున్నాడు.
ఓకే అండి. ఓకే అండి. ఓకే అండి. ఓకే అండి. ఓకే అండి. ఓకే అండి.
అనుకుంటే నేను దాన్ని అక్కడితో స్టాప్ జేయాలననుకున్నా ఓకే. వద్దు ఇట్లా హ్యాండిస్తున్నప్పుడు నాకెందుకు ఆ పర్సన్, నేను కొంచెం లీవ్ ఇట్ చేస్తే తనకు దూరంగా ఉంటే బెటర్ గదా! అని చెప్పేసి నేననుకున్నా. కాపోతే అక్కడ రివర్స్ ఏంటంటే నా చాటింగ్ గాని నేను కాల్స్ మాట్లాడడం గాని మా సిస్టర్‌కి మొత్తం తెలుసు ఇవన్నీ.
ఓకే అండి. ఓకే అండి. ఓకే అండి.
సో, తనేం జేసిందంటే, మా మదర్‌కి జెప్పేసింది "ఇట్లా జరిగింది. ఇట్లా మాట్లాడుతుంది, అక్క" అని జెప్పేసేసి చెప్పింది. చెప్తే ఆవిడ చాలా రియాక్ట్ అయ్యి కొట్టడం గూడా జరిగింది.
ఓకే అండి. ఓకే. మీ మదరండి.
సో, ఆహ్, ఇంకా అవును. మా మదరు ఇంక ఆ తర్వాత ఏంటంటే ఇంక ఇది పెద్ద ఇష్యూ అవ్వడం వల్ల మా ఫాదర్‌కి చిన్నగా మా మామయ్య వాళ్ళకి అండ్ మా బాబాయ్ వాళ్ళకి గూడా తెలిసింది.
ఓకే అండి.
తెలిసి ఒకరోజొచ్చి అడిగారన్నమాట అడిగితే, ఆహ్, నేను అప్పడికి నాకు జాబ్ దొరికింది. నాకు చెన్నైలో జాబ్ దొరికింది. నేను వెళ్ళిపోదామని జెప్పేసేసి అన్ని ప్యాక్ జేసుకుంటున్నా. ప్యాక్ జేసుకుంటుంటే, ఏం జరిగిందంటే సడెన్‌గా మా మామయ్యొచ్చి ఎక్కడికెళ్తున్నావు ఇట్లా చేసి ఇట్లా చేయడం కరెక్ట్ కాదు గదా! సో, ఒకసారెళ్లి వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడదాము. లేదా మన పెద్ద వాళ్ళందరితో కలిసి మాట్లాడిద్దాము అని జెప్పేసేసి చెప్పాడు మా మామయ్య. చెప్తే నేనేమనుకున్నానంటే వాళ్ళు ఏమి మాట్లాడతా నాకప్పుడు జస్ట్ ట్వెంటీ వన్నే గదా! నాకు అంతగా అర్థం గాలేదు లైఫ్ ఆఫ్టర్ 25 తరువాత ఒకలా ఉంటుంది. 21 ముందు ఒకలా ఉంటుంది. సో హ్మ్. అవును సో నేనేమనుకున్నానంటే ఓకే. నాకు నచ్చిన అబ్బాయినిచ్చి పెళ్లి జేస్తున్నారు కదా! అంతా బావుండిద్దని జెప్పేసేసి నేనక్కడ తీసుకున్న నిర్ణయం అది. నేను చేసిన తప్పు గూడా అదే అనమాట.
ఓకే. ఓకే అండి. అవునండి. ఓకే అండి. అవునండి. అవునండి. అవునండి. ఇది నిజమండి. ఏండి ఆదేంటండి మీరు లవ్ చేసినబ్బాయినే పెళ్లి చేసుకోవడం కూడా తప్పెలా అవుతదండి?
అంటే, ముందు ముందుందన్నమాట స్టోరీ అనేది ముందు ముందుముంది. అంటే నేను ఆఫ్టర్ మ్యారేజ్ తరువాత నేనేన్ని అంటే ఎన్ని అనుభవిస్తున్నానో ఆహ్, యాస్ ఎ మదర్‌గా అండ్ యాస్ ఎ గర్ల్‌గా నాకు మాత్రమే తెలుసన్నమాట. అంటే, ఓకే లవ్ మ్యారేజ్ అంటే అర్థం చేసుకునే భర్త దొరుకుతాడు. అంటె, నీకిష్టమైన భర్త దొరుకుతాడు, అని జెప్పేసి చాలామందంటారు గాని అదెక్కడో కొంతమందికి మాత్రమది వర్తిస్తది. అంటె, నా దృష్టిలో. అది ఎందుకు అంటే ఇంకొంతమందుంటారు, ఏంటి బా చూసుకునే వాళ్ళుంటారు. ఓకే తను ఇష్టపడి మ్యారేజ్ చేసుకొని బా చూసుకునే పర్సన్స్ చాలా మందే ఉన్నారు. ఇంకొంతమందేంటంటే తల్లికి కట్టుబడి తల్లి మాట జవదా అంటే తల్లి మాటీంకా దాటడన్నమాట మా హస్బెండయితే. వాళ్ళమ్మ ఏం చెప్తే అది ఒక 100 ఈవెన్ రూ. 100 తీసుకోవాలన్నా గాని, బయటికేక్కడికైనా వెళ్లాలన్నా గాని, అంటె ఈవెన్ బయట ఫుడ్ తినాలన్నా సరే, వాళ్ళ మదర్ పర్మిషన్ గావాలి. నాకు ఇవన్నీ అవును అమ్మ మాటే అంటే నా మాటే శాసనం అన్నట్టు చెప్పిద్ది గదా! <giggles> సో, అదే అన్నమాట ఇక్కడ గూడా. అంటె, ఏంటంటే ఇంకివన్నీ జరుగుతూ ఉంటుంటే నాకు మ్యారేజ్ ముందేమి తెలిదివన్నీ. ఇట్లా జేస్తాడు, అట్లా జేస్తాడని ఆఫ్టర్ మ్యారేజ్ తరువాత నాకంతా కొత్త కొత్తగా అయిపోయిందన్నమాట. ఏంటిట్లా బిహేవ్ జేస్తున్నాడు. ఆహ్, ఏంటసలిది కరెక్టెనా అంటే మాయి మన ఇంట్లో కూడా మదర్సుంటారు గదా!
ఓకేండి. ఓకేండి. ఓకె. ఓ ఓకే అండి. ఓకే అండి. ఓకే అండి. ఓకే. ఓకే అండి. ఓకే అండి. ఓకే. అమ్మ మాటే శాసనమండి. అవునండి. అవునండి. <giggles> ఓకే. ఓకే. ఓకే. అవునండి. అవును.
అవునా? మా మన మదర్స్‌తో మనమెంత ఫ్రీగా ఉంటాం? అంటే అన్నీ పంచుకోవడం గాని, లేదంటే తిట్టడం గాని, లేదా అరవడం గానీ, కామనసలివన్నీ. కానీ అక్కడ మా హస్బెండ్‌కి మా అత్తగారికి మాత్రం అసలలా ఉండదన్నమాట. టోటల్‌గా డిఫరెంట్‌గా ఉండిద్ది. ఎలా ఉండిద్దంటే, ఆహ్, యాహ్ ఇంకా ఏంటంటే ఆ రిలేషన్ నాకు మదర్ అండ్ సన్ అనే బదులు, అంటె ఇంకేదో ఒకటి ఇంకొంచెం కొత్తగా డిఫరెంట్‌గా అనిపిచ్చిది. అంటే ఎ ఎప్పుడు జూసినా సరే నాకు కొత్తగానే అనిపిచ్చిద్ది, అదెందుకో నాకర్థం కాదు. కంపల్సరీగా మదర్ నీడ్ గావాలి, అండ్ మదర్‌కి ఈ టైంలో ఎవరైనా సరే మనం హెల్ప్ చేయాలి తోడుగానే ఉండాలి. పర్ ఒక ఫిఫ్టీ అవును. 55 ప్లస్ ఒచ్చిన తర్వాత కంపల్సరీగా మదర్‌ని కేర్ తీసుకోవాలి. అండ్ ఫాదర్‌ని గూడా. కానీ, అక్కడ ఏంటంటే మదర్ చెప్పి అంటే ఆఫ్టర్ మ్యారేజ్ తరువాత కూడా నీకు ఆల్రెడీ 30 ఒచ్చాయి. 30 ఓచ్చినప్పుడు నువ్వు 30 ఓచ్చినప్పుడు, ఇంక మ్యారేజ్ చేసుకున్నావు నువ్వు. మ్యారేజ్ చేసుకోవాలంటే ఏం కావాలండి మనకి?
అవునండి. అవునండి అవును. ఓకేండి. ఓకే అండి. ఓకే అండి. అవునండి. అవునండి. అవునండి. అవునండి అవును.
టోటల్‌గా ప్రిపేరైయుండాలి. టోటల్‌గా ప్రిపేరైయుండాలి. అవును. టోటల్‌గా ప్రిపేరవ్వాలి అంటే, లైఫ్‌లోకొస్తున్న ఒక వైఫ్‌ని అంటే నీ జీవితాంతం తోడుగా ఉండేది తను మాత్రమే. ఇంకెవరు ఉండరు.
డబ్బులుండాలి. అన్నిట్లికి ప్రిపేరయ్యండి. అవునండి. అవునండి. అవును. కానీ, ఇక్కడ మీకు ఒకటండి నేను ఒకటి చె నాకు త్ నేను తెలుసుకున్నది ఒకటి చెప్తానండి. ఇప్పుడు మనం ఎవరైతే ఇప్పుడు భార్య అంటే, జీవిత భాగస్వామండి. హ్మ్. మనలో సగ భాగమని అలాగంటారండి. లైఫ్ లాంగ్ నడిసేది ఆవిడేనండి. కష్టమొచ్చినా, నష్టమొచ్చినా. ఇప్పుడు మదర్ కూడా చేయలేని కొన్ని పనులు, భార్య చేస్తుందండి. కానీ, అలాంటప్పుడు నెగ్లెక్ట్ చేయకూడదండి.
హ్మ్. ఓకే. చెప్పండి. హ్మ్. అవును. అవును. హ్మ్. అవును. అవును. అవును. కాపోతే
నే నేను తెలుసుకున్నదండిది.
అవును. మీరు చెప్పింది మాత్రం చాలా కరెక్ట్. కానీ ఇక్కడ ఏంటంటే, సిట్యుయేషను ఇప్పుడు ఈవెన్ నాకు డ్రెసెస్ కావాలన్నా సరే ఆహ్, ఇంకేమన్నా సమ్‌థింగ్‌ ఉంటాయి కదా, లేడీస్ అన్నాక. సో, అవి ఏమన్నా కావాలన్నా సరే, కంపల్సరీ నేను అడుగుతాను ఎళ్ళి మా హస్బెండ్‌ని అడుగుతాను. సో, నాకు ఇట్లా కావాలి, నాకు ఇట్లా నీడుంది బయటికెళ్ళొద్దాం. లేదా షాపింగ్‌కెళ్ళొద్దాం అని చెప్పేసి అడుగుతా. అడిగితే, మా హస్బెండ్ నోటి నుంచి ఏమొచ్చిందో తెలుసా అండి? "ఎళ్ళి మమ్మీని" అడుగు అంటాడు.
అవునండి. అవును. అవునండి. ఓకే అండి. హ్మ్. అవునండి. ఇది చాలా విచిత్రంగా ఉందండి.
ఆ! నాకేమన్నా గోల్డ్ కొనిస్తున్నాడా, న నాకేమన్నా గోల్డ్ కొనిస్తున్నాడా, లేదంటే డైమండ్స్ కొనిస్తున్నాడా, పోయి అత్తమ్మ నాకిట్లా మీ అబ్బాయి గోల్డ్ కొనిస్తా అంటున్నాడు, పోయి షాపింగ్ చేసి వద్దాం రండి అని పిలవడానికి.
అవునండి. ఆ! అవునండి. అవును. చాలా విచిత్రంగుందండి.
ఆ! అరె నేను దీస్కు ఆ! అదే గదా! నేను తీసుకునేదే ఒక చున్నీ, ఒక డ్రస్సు, ఒక ప్యాంటు. ఆ! దీనికి గూడా ఆవిడని గూడా తీసుకొనెళ్తే ఎలా ఉంటదండి?
ఓకేండి. అవునండి. అవును. అవునండి. మీరు చెప్పింది
అంతే గదా! అ అసలు ఏంటంటే ఓకే, మీ మదర్‌ని జూసుకోనీక్ అంటే, మీ మదర్‌కి గూడా చెప్పుకో మరిట్లా షాపింగ్‌కెళ్తన్నాము, నువ్వు గూడొస్తే రా అమ్మ, అందరం గలిసేసి షాపింగ్ జేసుకుందాం, నీకు నచ్చిన శారీస్ గానీ, నైటీస్ గానీ, ఏమన్న తీసుకుంటే తీసుకుంది గానీ అని చెప్పడం ఎంత కరక్టు?
ఓకే. అవునండి. అసలా మీకు పరిచయమెలాగేర్పడిందండి?
పరిచయమంటే నాకూ ఫేస్‌బుక్ ద్వారా ఏర్పడింది పరిచయం. ఆ ఫేస్‌బుక్కే, అసలెందుకు డౌన్‌లోడ్ జేశానా అర్థం గాదు ఇప్పడికీ. అనుకుంటాననమాట, అసలా ఫేస్‌బుక్ ఎందుకు డౌన్‌లోడ్ జేశా. అస ఓకే, డౌన్‌లోడ్ జేసుకున్న, ఎందుకు ఎకౌంట్ క్రియేట్ చేసుకున్నా నేను. అసలనవసరంగా ఎందుకు మీటయ్యాను, అంటే ఏంటంటే, ఒక ఆడపిల్లగా అవ్ అంటే, హ్మ్, అంటే పుట్టింటిలో ఎంతా మహారాణిలా బతికిద్దో, అత్తగారింటొచ్చిన తరవాత, ఒక పని మనిషిలాగా, ఒక మెయిడ్‌లాగా తయారయిద్ది. ఇదీ మీరు నమ్మినా, నమ్మకపోయినా ఇది మాత్రం హండ్రెడ్ ఔట్ ఆఫ్ హండ్రెడండి నేనైతే ఇచ్చేది.
ఓకే అండి. ఓహ్! ఆహ్, ఓహ్! ఓకే. అవునండి. అవును. అవునండి. క నిజం చెప్తున్నాను ఇంకోటండీ, ఇక్కడ నేను మీకోటి జెప్తాను. ఒకలో ఉప్పుడు ఉప్పుడూ మన జీవితంలో ఒక తప్పు జరిగింది. ఒక ని చిన్నయ్ మన జీవితాన్ని మార్చేసిందంటే, ఎంతో కొంత మనం అవకాశమివ్వడం వల్లే జరుగుతదండది.
హ్మ్. చెప్పండి. హ్మ్. అవును. అది మాత్రం నిజం. అంటే, మనం అవకాశం ఎక్కడిస్తాం అంటే ఓకే, పెద్దవాళ్ళు కదా! ఒక మాట అంటున్నారు, పడితే ఏం కాదులే, కొంచెం ఓర్పు అంటే మా అమ్మ కూడా చెప్తదన్నమాట. "ఏం కాదు పెద్దవాళ్ళు అలాగే అంటారు, సో, నువ్వు లైట్ తీసుకో కామ్‌గా ఉండు, ఎదిరించి మాట్లాడకు, ఆహ్, ఏదైనా ప్రాబ్లమయ్యిద్ది మళ్ళీ." అంటే అసలకి 21, 22 ఏజ్ అంటే, కొంచెం కోపం ఎక్కువే ఉండిద్ది. అంటే తెలిసి తెలియని వె ఏజది.
అవునండి. ఓకే. ఓ అవునండీ. అవును.
టీనేజ్ నుంచి అప్పుడే బయటికొచ్చాం. బయటికొచ్చిన తరువాత, టోటల్‌గా కంప్లీట్‌గా మ్యారేజ్ వాల్యూ తెలియాలంటే అసలు తెలీదది. అవునా! ఆ! అసల తెలీదు. అంటే
అస్సలు తెలీదండి. సంసారం ఒక స సముద్రం లాంటిదంటారండి.
అవును. అస్ సముద్రం ఏంటండి! సముద్రంలో మనం ఈత కొట్టినా సరే, ఆ చివరి వరకు అసలు ఈవ్ ఆ చివరి వరకైనా దాటుతామేమో గాని, మ్యారేజ్ లైఫ్ మాత్రం దాటలేము. అంతిదిగా ఉండిద్ది.
<chuckles> అవునండి. అదండి. సముద్రమైన ఈదగలడు గాని, సంసారం ఈదలేడని అంటారండి. అవునండి. <giggles> అ!
అవును. <chuckles> యాహ్! అవును. అలె ఏంటంటే ఎలా ఉండిద్ది అంటే, అమ్మో! నిజంగా ఒక దారుణం. అంటే నాకే అని గాదు, బాయ్స్‌కి గూడా అనిపించింది. ఆహ్, మ్యారేజెందుకు చేసుకున్నామా అని. అంటే, వాళ్ళ సిట్యుయేషన్స్ వాళ్ళకుంటాయి. నా పరంగా ఏంటంటే, ఇక్కడ అండర్‌స్టాండింగుండదు. ఒక హస్బెండ్ అండ్ వైఫ్‌కి. ఆహ్, అంటే నా వల్ల అంటే నావల్ల ఈ పర్సన్ ఇంత ఇదిగా ఇబ్బంది పడుతుంది, ఈ విషయంలో అని చెప్పేసేసి, ఒకరికొకరికి పొంతనుండదనమాట.
అవునండి. అవును. అవునండి. అవునండి. అవును. మీర్ మీరెప్పుడూ ఇలాగ చెప్పడానికి ప్రయత్నించలేదండి? నేను ఇలా ఇబ్బంది పడుతున్నాను ఇది అని, ఏంటని.
అ అంటే, నేను చాలా సార్లు ఇట్లా చెప్పాను. మీ మమ్మీకి నేను ఎందుకో ఇష్టముండట్లేదు. ఓకె. మాది లవ్ మ్యారేజ్ కదా! అంటే మా హస్బెండ్ రైల్వే ఎంప్లాయన్నమాట. సో, కొంచెం కట్నం కోసం థర్టీ ల్యా 30,00,000-40,00,000 టు టెండరేసారన్నమాట. మేమంత ఇవ్వలేకపోయాం. సో, అట్లా ఇవ్వలేకపోవడం ఏంటంటే, కొంచెం మైనస్ ఏర్పడింది నా మీద.
హ్మ్. ఓకే అండి. ఓకే అండి. ఓకే అండి. ఓకే అండి. ఓకే అండి.
అంత కట్నం తీసుకురాలేదు, అండ్ ఇంకా ఏంటంటే, ఒక మెయిడ్ లాగే అన్నమాట. ఎంత వర్కుండిదంటే, నేను మార్నింగ్ 5కి లేస్తే, మళ్ళి నైట్ పడుకునేసరికి నాకు ఏ ట్వెల్వో, వన్నో అయ్యిద్ది.
అవునండి. అబ్బో! చాలా కష్టపడుతున్నారండయితేండి. అబ్బో! ఇదంతా మీ ఫ్యామిలీ కోసమే కష్టపడుతున్నాను అనుకోచ్చు కదండీ?
ఆహ్, అందులో మళ్ళా నాకు ఇద్దరు అనుకోవచ్చు తప్పులేదు నా ఫ్యామిలీ కోసం నేను కష్టపడుతున్నా. మా మా హస్బెండ్ ఎలా కష్టపడుతున్నాను నేను కూడా ఇంట్లో అలాగే కష్టపడుతున్నాను అని నేనుకోవచ్చు. కానీ ఆవిడ చేసే పద్ధతి ఎలా ఉండీదంటే, ఇప్పుడు నేను ఎప్పుడైనా ఏదైనా పని చేసేటప్పుడు పాలు స్టవ్ మీద పెట్టేసేసి ఇంకో సెకండ్ వన్ ఆహ్, ఏదో పని చేసుకుంటున్నా, మర్చిపోయాను, మర్చిపోయి జస్ట్ అట్లా సడెన్‌గా పక్కకు తిరిగేసరికి అవి పొంగిపోతాయి కదే ఏదన్నా ఒకే రోజు ఎప్పుడోక్కకసారి జరిగిదది. అట్లా పొంగిపోయిన పాలు నేను క్లీన్ జేసేసుకుంటా వెంటనే మొత్తం. క్లీన్ జేసేసుకున్న తరువాత మా అత్త ఒకవేళ చూసిందనుకోండి, అట్లా క్లీన్ చేయడం గాని, పాలు పొంగబెట్టడం గాని, చూసిందనుకోండి, నాతో ఏమి మాట్లాడరు. మా హస్బెండ్ రాగానే మా హస్బెండ్ ఎలెవెన్‌కొస్తాడింటికి. హస్బెండ్ మా హస్బెండ్ ఇంటికి రాగానే ఇంక నేను మా పిల్లల్ని పడుకోబెట్టడానికి రూమ్‌లోకి తీసుకెళ్ళినప్పుడు ఇంక చెప్పేస్తాదన్నమాట. ఆహ్, ఇట్లా "భయం లేదు, భక్తి లేదు, పాలు పొంగబెట్టిందిరోజు ఆహ్, దగ్గరుండి పాలు మరిగించడం తెలీదా? అండ్ సబ్బవ్వగొట్టింది, బట్టల సబ్బు అయిపోయింది ఈరోజు. ఆ! గిన్నెల సబయిపేంది ఈరోజు." చ అవే ఇవే చెప్తారు నాకు వీటికే గొడవలు నాకోపమొస్తది. నేనేదైనా పెద్ద మిస్టేక్ జే చేసి ఇట్లా మీ ఆవిడ ఇది పోగొట్టేసింది, లేదంటే ఇది పగలగొట్టేసింది, పెద్ద పెద్ద వస్తువులు. అనుంటే చెప్పమనండి. నో ప్రాబ్లమ్ అది. ఆ! సబ్బయిపోయింది, సర్ఫ్‌వ్వగొట్టింది, ఆ! బట్టలకి ఇంత సర్ఫేసేసింది, లిక్విడ్ ఇంత పోసేసింది, హ్మ్ ఇంకేం అంటే ఇలాంటి‌వేన్నమాట ఆ! అంటే మా పాప డిఫరెంట్ ఫుడ్ తినిద్ది తనకి నేను కంపల్సరీగా డిఫరెంట్ టైపు ఐటెమ్స్ చేసి పెట్టాలా. అవి చేసి పెట్టినప్పుడు కూడా ఓకే తను తినకపోయినా సరే చేసి పెడుతుంది. అంటే తినకపోతే చేయకూడదా అండి? అళ్లు చిన్న పిల్లలు, ఎప్పుడేం తింటారో అసలు ఎవరికీ తెలీదు. సో ఆ టైంలో మనం కంపల్సరీగా ఏదో ఒకటి చేసి పెట్టాలి గదా!
ఓకే అండి. ఓకే. అవునండీ అవును. అలా జరుగుతాయండి. ఓకే అండి. ఓకే. ఓకే అండి. ఓకే. ఓకే అండి. ఓకే. ఓకే. చాలా చిన్న చిన్నయండి ఇయన్నీ ఓకే. ఓకే. ఓకే. అవునండీ అవును. అవునండి. అవునండీ అవును. అవునండి అవునవును. అయితే మీరు ఇప్పుడు ఇయన్నీ మీరు తీసుకున్నారు మీ జీవితం మొత్తం ఇలాంటి ఇంకేమన్నా ము ఏ పెళ్లయిన తరువాత కూడా ఏమైనా తీసుకున్నయి ఉన్నాయండి ఇంకాను.
అమ్మో! చాలంటే చాలా ఉన్నాయి. అసల అంటే నేను ఎంత ఇదిగా ఆహ్, అడ్జస్ట్‌మెంటంటారు గదా! మ్యారేజంటేనే అడ్జస్ట్‌మెంటుండాలి కంపల్సరీగా. సో, అదెంత ఎడ్జస్ట్‌మెంటంటే, ఈవెన్ నా డ్రస్సెస్ దగ్గర గానీ అంటే, మా అత్తనడగలేక నేను చాలా ఎడ్జస్ట్‌మెంటయ్యాక్కడ.
వేరే విధంగా అవునండి. ఆ! అవునండి. ఓకే అండి. ఓకే అండి. అవునండి.
చాలా అంటే చాలా. అంటే, హస్బెండ్‌నంటే అడుగుతాం. మనా మనం మనం గాబట్టి, మనలో సగం గాబట్టి, మనవడగగలుగుతాం. అదే అత్తగారిని గానీ, ఆడపడుచుని గానీ అడగాలంటే ఎలా అడుగుతాం జెప్పండి? అస్సలడగలేం.
అవునండి. అవును. ఆడోళ్ళకా అస్సలు కాం కాంప్రమైజవ్వరండి బట్టల విషయంలో అయితే. <chuckles>
అవును. అవును. హా! అంటే, కాంప్రమైజంటే ఓకే పండగలకి, ఈవెన్ పండగలకు గూడా "మమ్మీనడుగు" అని జెప్తాడండీ. ఇదనే కాదు, "మమ్మీనడుగూ, మమ్మీనడిగేసెయ్యీ వెళ్లి కొనుక్కొచ్చుకుందామని" జెప్పేసి చెప్తాడనమాట. అందుకు నాకు కోపమొస్తది. అంటే, "ఓకే. బయలుదేరు రెడీగా ఉండు," లేదా పోనీ "ఈరోజు నా దగ్గర డబ్బుల్లేవు, నెక్స్ట్ మంత్ తీసుకుందామని" జెప్తే, ఓకే బావుంటదది. అంతే గదా? హ్మ్. సో, అలా చెప్పకుండా
ఆ! అవునండి. ఓకే. ఓకే అండి. ఓకే. ఓకే అండి. ఇప్పుడూ విహి ఎప్పుడైనా సరే ఉప్పుడు మీ యా మీకూ మీరు చెప్పే దాంట్లో మీ అత్తగారూ ఎక్కువు చెప్తున్నారు గదా! ఆవిడిలా చేస్తది, అలా చేద్ది. ఎప్పుడైనా మీ అత్తగారిని మార్చాలి, ఒక చిన్న నిర్ణయవేదన్నా చేసి, ఓహ్ మార్చాలి అని ఎప్పుడైనా మీకలాగా అనిపిచ్చిందా? ఈవిడని నా గ్రిప్‌లో
హ్మ్. అవును. ఆ! నీకొకటి చెప్పనా? ఆ! నీకొ నీకొకటి చెప్పనా? అంటే, మా మా అత్తగారూ కొంచెం హార్ట్ పేషెంటనమాట. సో, ఆవిడకి కంపల్సరీగా నేను ఆవిడ మంచం మీదే గూర్చొనుంటారు. నేను ఈవెన్ ఆఖరికి వాటర్ గూడా ఆవిడ కాళ్ళ దగ్గరికి దీసుకెళ్ళి అందిస్తా, అన్నీ.
ఓకే అండి. ఓకే. ఓకే అండి. ఓకే అండి.
తిన్న ప్లేటు గూడా మా అత్తగారు తియ్యరు. అలాంటి కండిషన్‌లో ఉన్నా నేను చూసుకుంటన్నప్పుడు గూడా అంటే, ఇలాంటి సా చాడీలు చెప్తూ ఉంటారనమాట.
ఓకే అండి. ఓకే అండి. అవునండి. ఇంకా అంటే ఆవిడా కూర్చునుండీ, ఇంకా ఆవిడ ఇష్టవొచ్చినట్టు ఏదోటి మాట్లాడతా ఉంటారండి.
అంతే. అంటే, ఇంక అంటే, ఏం మైండుకేం దోచదేమో నాకర్థం గాదు. ఏదన్నా మూవీ ఎప్పుడైనా చూద్దామనుకున్నా గానీ, "మూవీసెందుకు చూసేది నువ్వు? చర్చికెళ్ళేటప్పుడు మూవీస్ చూడొచ్చా" అంటది. ఆవిడ మాత్రం సీరియల్స్ బెట్టుకొనీ మార్నింగూ 8కి స్టార్టయిన టీవీ నైట్ ట్వల్వయిద్ది బందయ్యేసరికి.
హ్మ్. ఓకే అండి. ఓకే. మీకప్పుడూ ఇంకా క కోపం, ఎక్కడ లేని కోపమొచ్చేస్తదేవండింకండి.
కోపం ఏం జేస్తాం జెప్పండసల. ఆ కోపాన్ని త పక్కన బెట్టేసేసేసీ, ఇంక నా ఫోన్‌లో మూవీస్ పెట్టుకొని చూస్తా నేను. అంటే, మా హస్బెండ్ గూడా తిడతాడు.
అస్సల ఓకే. ఇప్పుడు కొంతమందీ ఇప్పుడు కొంతమందండీ, ఇలాంటియన్నీని, ఇంగో మీ అమ్మ ఇలా చేసింది, నేనిలా చేసినా, ఇలా చేసిందని వీడియోలు తీసి కొంతమంది పెడతా ఉంటారండి. మీరలాంటియేవన్నా చేత్తారండి?
అవ్ యాహ్! <laughs> నిజంగా. ఈ ఐడియా నాకయితే తెలీదు గానీ, మీరు చే నువ్వున్ మీరు చెప్పారు గాబట్టి, కంపల్సరీగా నేను నెక్స్ట్ ప్రొసీడ్ చేస్తా దీన్ని. అంటే, ఎలాగో నమ్మట్లేదు గదా! నేను చెప్పేది నమ్మట్లేదు మా ఆయన. సో, మీరు జెప్పేది మాత్రం కంపల్సరీగా నేను ఫాలో అవుతా. అలా అయినా సరే నమ్ముతాడేమో. నిజంగానే బావుంది ఈ ఐడియా. నాకు నిజంగా తెలీదు తెలుసా?
<giggles> <laughs> మీ అవునండి.అ ఓకే. <chuckles> అవునండీ? అయితే మీరుప్పుడియా ఈ నిర్ణయాన్ని మీ జీవితంలో అప్లై జేస్తారయితే అండిప్పుడు.
అసలు కంపల్సరీగా మీరు మంచి ఐడియా ఇచ్చారు. నిజంగా మీరు దగ్గరుంటే గనుక ఒక పెద్ద చాక్లేట్ గాని, ఏదైనా పెద్ద గిఫ్ట్ ఇచ్చేదాన్ని. నిజంగా. నాకింత వరకు ఐడియా రాలేదు నాకు. ఎప్పుడైనా సరే ఆడియో రికార్డ్ చేద్దాం అని జెప్పేసేసి అనుకున్నాను గానీ ఆహ్, అంటే, ఆ పర్టిక్యులర్ టైంకేంటంటే మర్చిపోయేదాన్ని. జస్ట్ ఆడియోకే నేను అంటే ఏదైనా మాట్లాడేటప్పుడు అంటే మా మా వదిన వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాను నా గురించి బ్యాడ్‌గా చెప్తారనమాట.
చాలా జా ఆ! చ్ ఓకె అండి. ఓకెండి. ఓకె అండి. ఓకె అండి.
ఇట్లా, అట్లా అని జెప్పేసేసి. సో, అప్పుడు కొన్ని సార్లు రికార్డ్ చేసి వినిపిచ్చా గాని మా హస్బెండ్‌కి ఆహ్, ఇది ఇది ఈ ఐడియా బావుంది. ఇదయితే గనుక మనకు ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ గూడా వీడియోలో పడతాయి గదా!
అవునండి, అవునవును. అయితే మీరు
కానీ ఎట్లా పెట్టాలి? ఒక ఐడియా ఇవ్వండి ఫోనెక్కడైనా పెట్టడం గాని, ఎట్లా ఎట్లా పట్టుకోవాలి అంటే, తెలిసిపోతదా ఆ వీడియో తీసేటప్పుడు?
ఏహ్ ఏం లేదండి. ఎక్కడో దిక్కిన ఆవిడ కూర్చున్నోడికి అపొజిట్లో పెట్టేసి, చేసేస్తే అది అయిపోద్దండి. అది రికార్డ్ అయిపోద్ది. మీరది చూపిచ్చొచ్చండి.
<giggles> కానీ, నాకు తెలిసి మీరు ఎవరినో చూస్తేనే నాకు ఈ ఐడియా చెప్పారు అంతే కదా! మీ లైఫ్‌లో ఏమైనా జరిగిందా?
అవునండి చు <giggles> ఆ! జరిగింది కాబట్టి చెప్తున్నానండి. <giggles> అయితె అదండి. అయితే చాలా
ఓహో! ఓకె ఓకె. <giggles> అన్ అదే. అదే. అదే. అద్ కంపల్సరీగ మాత్రం మీరు చెప్పిన ఐడియానే నేను ఫాలో అవుతాను. మీ పేరు దెలుచుకొని, తలుచుకొని ఇట్లా మా హస్బాండ్‌కి, మా అత్త నిజస్వరూపం, మా ఆడపడు నిజస్వరూపం నా గురించి ఏమనుకుంటున్నారో, మా హస్బెండ్‌ గురించి ఏం మాట్లాడుతున్నారో కంపల్సరీగా జెప్తా నేనైతే తప్పకుండా.
హ్మ్. అన్ని. అన్ని. మద్ మీతో మాట్లాడం చాలా సంతోషంగా ఉందండి. ధన్యవాదాలండి.
ధన్యవాదాలు.